ఓకే ఓకే. నైస్.
ఇక దక్కడి నుంచి అమ్మ, అమ్మ దగ్గర నుంచి విని విని ఇంక నేను గూడా కొంచెం ఏదో నేర్చుకొని, అంటే నేర్చుకొని అంటే, వింటూ వింటూ అలా వింటూ ఉండేవాడిని. కొంచెం ఇంగ నాకు కూడా అదే కాలక్షేపం అయిపోయిందనుకోండి. సంగీతం కానీ హ్మ్.
హ్మ్. ఓకే. ఓకే. అంటే మరి మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా! ఎప్పుడైనా క్లాసెస్‌కి వెళ్ళాలి అట్లేమన్నా అనిపిచ్చిందా?
అచ్చో! అన్ అంత లేదండి ఎందుకంటే <chuckles> నేనెలా అంటే వింటూ ఉండేవాడిని, ఆహ్, ఏదో మనకు పాడుతూ ఉండేవాడిని మామూలు గానీ, మరీ క్లాస్‌లకెళ్ళిపోవాలి లేదంటే ఆ! జస్ట్ అంతే ఒక హాబీ టైప్ ఏదంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అలా సో వింటూ ఆ కాలక్షేపముండేది. అంతే గానీ ఇంగ క్లాసెస్‌కి వెళ్ళిపోవాలి, సంగీతం నేర్చుకొని సంగీత విద్వాంసుడిలాగా కొంచెం అవ్వాలి అని, అంటే <sucks teeth> ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు. నాకేంటంటే ఎదుటి వాళ్ళకు నిరూపించాలి అని అనే దానికంటే నాకు నేను ఎంత సంతోషంగా ఉన్నానని ముఖ్యంగా చూసుకుంటాననమాట.
<giggles> హ్మ్. హ్మ్. ఓకే. జస్ట్ రిఫ్రెష్‌మెంట్ పర్పస్ అంతే. ఓకే, ఓకే. హ్మ్. హ్మ్. <giggles> రాలేదు. అయినా హ్మ్. నైస్ అహా! అది చాలా మంచి త్ నా ఆలోచన నిజంగా! హ్మ్.
హ్మ్. అంతే కదండీ! ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు నచ్చిన పాటలు వింటాను. కొన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి, ఇప్పుడు ప్రేమ పాటలు గానీ, లేదంటే మంచి మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఏంటంటే నేను వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, నేను ఒంటరిగా ఉన్నప్పుడు. ఎక్కువ శాతం ఇప్పుడు కొంచెం, కొంచెం లో అనిపిచ్చిందనుకోండి ఒక పాట పెట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే 'నరసింహ' సినిమాలో 'ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు' అనే పాటుంటుంది. ఆ! 'గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరట్టు' అన్నట్టు దాంట్లో ఉండే భావాలు గాని, ఆ రచన గాని నాకు చాలా బా అనిపిస్తుంది. అలానే ఇంకా మూడ్‌ని బట్టి, నాకు అప్పుడప్పుడు నేను ఎక్కువ మల్ల లవ్ సాంగ్స్ ఎక్కువ వింటాననమాట.
అవును. హ్మ్. హ్మ్. ఓకే, ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! మోటివేషనల్ సాంగా? హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్.